అదే అన్నీ కొనిపెట్టుకున్నాం. ఇప్పుడు హోమ్ థియేటర్లు అవన్నీ ఏర్పరుచుకుని, ఎందుకంటే ఇప్పుడు స్ప ఆ! <laughs> పెట్టుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఓటీటీలో అన్ని ఒచ్చేస్తున్నాయి కదా! తరువాత ఈ పా ప్రాంతీయ ఇప్పుడు ఇంకో ప్రాంతీయ భాషలో కూడా మంచి సినిమాలు ఆ!
ఏ అబ్బో! మాములుగా లేదుగా అసలకి. హోమ్ థియేటర్లు ఇయన్నీ గూడాను అంటే ఆ! ఆ! హ్మ్. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని, కొన్ని కొన్ని సినిమాలు ఇట్లా రిలీజ్ అవుతా ఉన్నాయి. బయట అంటే <smacks lips> మలయాళం సినిమాలు గానియండి, తమిళ్ సినిమాలు గానియండి ఇట్లాగ మన భాషలోకయి డబ్బవుతా ఉన్నాయి ఓటీటీలో డైరెక్ట్‌గా. అయి గూడా చూస్తా ఉంటారా మీరు?
అవును. ఆ! అవును. ఆ! డబ్బింగ్ అయ్యి చక్కగా ఆ! అవి చాలా మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో ఇడ్లీ రోటీ ఏదో సినిమా చూసా. 'ఇడ్లీ కొట్టు.' ఆ! అయ్యా! సారీ అదే 'ఇడ్లీ కొట్టు' సినిమా చూసాం. ఒక్కోసారి ఆ పేరు గూడా మర్చిపోను. ఏదో చూసాం కదా! అని ఇప్పుడు ఈ రె బిజి అయిపోయి ఆ!
హ్మ్. <giggles> 'ఇడ్లీ కొట్టండి.' ఇడ్లీ రోటి గాదు. <laughs> హ్మ్. <chuckles> హ్మ్. అంటే ఎలాగా అది థియేటర్‌లో ఫ్లాప్ అయింది సినిమా. మరి ఓటీటీలో నచ్చిందా మీకది?
ఆ! ఓటీటీలో నచ్చింది నాకు. అంటే అంత స్టోరీ చక్కగా అది తీసాడని అనిపిచ్చింది నాకు. ఆ! <chuckles> అంతే అది. ఆ! ఓటీపీలో అ అలాగే చాలా సినిమాలు అలా అవుతున్నాయి. ఆహ్, మంచి స్టోరీ ఉన్న సినిమాలు ఇదేందుకు ఫ్లాప్ అయిందా? అని అనుబ ఆలోచించవలసొస్తుంది. ఆ! అదే.
ఎందుకని ఇట్లాగ ఏం జూస్తున్నారు జనాలు? ఎలాగా? థియేటర్‌లో ఫ్లాపు, ఇక్కడ ఓటీటీలో హిట్టు. ఇట్లాంటియన్నీ ఎలా జూడొచ్చు మరి? హ్మ్. ఆలోచించుకోవాల్సొస్తుంది గదా! ఒకప్పుడు 'ఖలేజా' సినిమా గూడా ఇలానే థియేటర్‌లో రిలీజ్ అయింది. దాన్ని ఫ్లాప్ అయింది.
ఆ! ఫ్లాప్ అయింది కానీ ఆ! అ!
తరువాత తరువాతగా హ్మ్. తర్వాత తర్వాతగా జెమినీ టీవీలో యేసి జనాలందరూ కూడాను భయంకరంగా జూసారు. మీరు గూడా జూసారా? మీకు నచ్చిందా 'ఖలేజా' సినిమా?
భయంకరంగా అందరూ ఆ! నాకు నచ్చిందది. ఆ మధ్యలో చక్కగా జోక్స్ అవి పెట్టి, ఆ మహేష్ బాబు యాక్షన్ అవి కూడా బావుంటాయి నాకు నచ్చుతుంది. ఈ ఆ! అదే ఆహ్, గుర్తు లేదు అంత లేదు కానీ అనుష్క అది చాలా బావుంది. అందులో ఆ సినిమాలో చాలా బాగా చూపిచ్చాడు. అదే ఆల్లీ ఆలీ జోక్స్ అవి పెట్టాడు కదా! ఆ బండి మీద వెళ్ళడం, బావున్నాయి. కొన్ని జోక్స్ అవి బానే ఉన్నాయి. అది ఈ మధ్య కాలంలో 'గుంటూరు కారం' గూడా నాకు ఆ! ఆ! అది నచ్చి నాకైతే చాలా నచ్చింది ఈ ఓటీటీలోని. కానీ అది ప్లా కొంచెం యావరేజ్‌గా ఆడింది ఫ్లాప్ అవ్వలేదు గానీ, యావరేజ్‌గా ఆడింది. నాకనిపిచ్చింది ఈ త్రివిక్రము ఇంత బా
హ్మ్. అది. ఏది దాంట్లో నచ్చిన డైలాగ్ ఏమన్నా ఉందా మీకు? హుహు. <chuckles> క్యారెక్టర్ బావుంటదా అనుష్కాది. అవును. అవును. హ్మ్. అంతే గదా! హ్మ్. మీరు ఎలాంటి సినిమాలు 'గుంటూరు కారం' గూడా జూసారు మీరు? హ్మ్. థియేటర్‌లో అవరేజ్‌గాడింది. అవును. హ్మ్. మరి ఆ సినిమా ఫ్యామిలీ సినిమానే గదా! థియేటర్‌లో రిలీజ్ అయితే హిట్ అవ్వాలి గదా! ఫ్యామిలీ సినిమా?
అదే కదా! ఈ త్రివిక్రము ఈ ఆహ్, డైరెక్టర్. అతను సినిమాలన్నీ నాకేంతో నచ్చుతాయసలు. 'జల్సా' ఇవన్నీ కూడా నేను మళ్ళీ, మళ్ళీ చూస్తాం.
హ్మ్. హుహు. అంటే మీరు బాగా కామెడీ సినిమాలెక్కువ చూత్తారనమాట. అర్థం అవుతుంది ఇక్కడ జూస్తుంటే. ఆ! హ్మ్.
ఆ! కామెడీ, కొన్ ఆ! కామెడీ సినిమాలు కాన్సెప్ట్ ఉండాలక్కడ. ఏదో మ్యాటర్ స్టోరీ ఉండాలి. అది.
మ్యాటరుంటేనే అంటే పచ్చిగా కామెడీ ఉన్నా గాని మీరు చూడరు.